ఈ రోజుల్లో మనం చూసినట్టయితే చాలామంది అసలు చాలా బిజీగా అయిపోయి, అసలు గజిబిజిగా పరుగులు పెడుతూ, అసలు ఉద్యోగాలంటూ, అసలు చదువులంటూ, ఎలా అంటే, చాలా బిజీగా అయిపోతున్నారు. ఇలాంటి సమయాల్లో అసలు, అసలు వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవడం చాలా తక్కువ అయిపోతా ఉంది. అసలు వాళ్ళది మనది మనకు టైమ్ ఇచ్చుకోవడము, అసలు ఇచ్చుకోవడం లేదు. చాలా ఆహ్, నిర్లక్ష్యంగా ఉండడం గాని, ఎలా అంటే పని, పని, పని, పని అనే ఉంటున్నాం. కానీ ఎప్పుడు మనది మనం ఎలా ఉంటున్నాము, ఇలా చేస్తున్నాము, మనకు ఏం కావాలి? అని చెప్పి, చాలామంది ఆలోచించుకోవడం మానేశారు. పక్క వాళ్ళ గురించి ఎదుటి వాళ్ళ గురించి బ్రతకడం మొదలుపెట్టారు. ఇలాంటి రోజుల్లో మీరు, అసలు మిమ్మల్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు. అసలు మీ అనుభవాలు కానీ మీరు అర్థం చేసుకునే విధానం కానీ అలాంటి విషయాలు ఏమన్నా ఉంటే మాతో పంచుకుంటారా?
ఆ! అవునండి ఇది ఆహ్, బానే చెప్పారు ఇది యాక్చువల్‌గా ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే ఒకరితో, ఒకరు మాట్లాడుకోవాలండి. అంటే మీరు ఆశ్చర్యపోతారు ఏంటి ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని. ఎందుకంటే, ప్రతి మీరు చెప్పినట్టు ఇప్పుడు ఎవరికీ టైమ్ ఉంటంలేదండి. ఎక్కడ చూసినా క కామ ఫుల్ ప్రెషరు కాంపిటీషను ఆహ్, ఇంకా అన్ని రకాల ఇవి ఉన్నాయండి. సో, ఇలాంటి టైమ్‌లో మనకంటూ మనం ఒక, ఒక 10 నిమిషాలైనా మినిమమ్ లేకపోతే ఒక అరగంటైనా మనం స్పేర్ చేసుకోవాలండి. అసలు మనమేంటి అని మనం అర్థం చేసుకోవాలి. మనమేంటి అని మనం అర్థం చేసుకోవాలంటే, మనం మనకి ఒక స్పేస్ ఉండాలి. ఒక ఆ స్పేస్‌లో ఉండి మనం ఖాళీగా ఒక్కలమే ఉండాలి, వేరే ఎవరు ఉండకూడదు. అక్కడ ఉండి మనం ఆలోచించాలి. అసలు ఏంటి నా పొజిషన్ ఏంటి? నేను ఏమి అవ్వాలనుకుంటున్నాను? ఏం చేస్తున్నాను? అసలు నేను చేస్తున్నది కరెక్టా? లేకపోతే తప్పా? నేను దీన్ని ఇంప్రూవ్ చేయడానికి నేనేం చేయాలి? అసలు నాకెందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి. లేకపోతే ఈ సమస్యలు నేను ఎలా ఎదుర్కోవాలి? ఇలాంటి వేరియస్ టాపిక్స్‌ని మీరు ఒక రూమ్‌లో ఉండి, మీరు ఒక్కలే, మీ గురించి మాత్రమే ఆలోచించుకుంటే అది చాలా బావుంటుందండి. అది నా
హూహూహు. అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హుహుహుహు. అవును. అవును. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవును. హుహు. సూపర్. హుహు. హుహు. ఓకే. సూపర్. అండి సూపర్ అసలు చాలా బాగా చెప్పారు. ఖచ్చితంగా మీరు చెప్పినవన్నీ నిజంగా వాళ్ళది వాళ్ళు పాటించుకుంటే ఇంకా చాలా బావుంటుంది. కానీ, నాకు ఎలా అనిపిస్తుందంటే <smacks lips> ఇప్పుడు మీరు ఆహ్, అలాంటి సంఘటనలు, ఇప్పుడు అంటే నాది నేను ఆలోచించుకోవడం కానీ, ఆ! మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం కానీ ఆర్ మిమ్మల్ని మీకు సరిదిద్దుకోవడానికి ఇలాంటి ఏవన్నా సంఘటనలు కొన్ని ఉంటే చెప్తారా మాకు?
ఆ! తప్పకుండానండి. ఇప్పుడు నేను డిగ్రీ చేసేటప్పుడు <clears throat> నేను, 3 ఇయర్స్ డిగ్రీ చేశాను. ఆహ్, ఫస్ట్ ఇయరు అన్ని పేపర్స్ బా రాసాను గానీ, ఫిజిక్స్‌లో నేను సరిగ్గా రాయలేపోయేవాడిని. టా ఎందుకంటే, నాకు ఫిజిక్స్ అంటే కొంచెం ఫోబియా. అంటే, యాక్చువల్‌గా చదివితే చాలా ఈజీ అది కూడా. మిగతా పేపర్‌లన్నీ బా రాసాను. ఫిజిక్సు నేను ఒదిలేసానండి. పేపర్ రాయలేకపోయాను. అయితే, మరి యూనివర్సిటీ రుసు రూల్స్ ప్రకారం సెకండ్ ఇయర్‌కెళ్ళిపోయాను. వెళ్ళిపోయినా కూడా, సఫ్ ఫస్ట్ ఇయర్ పేపర్ ఉంది. సెకండ్ ఇయరు మళ్ళీ అనుకున్నట్టుగా 65% ఒచ్చిందండి డిగ్రీలో. అండ్ బట్ అగైన్ ఐ ఫెయిల్డ్ ఇన్ ది ఫిజిక్స్.
హుహుహు. హుహు. ఓకే. హుహు. అయ్యో! ఆహాహా! హుహు. హుహు. ఓకే. ఓకే. హుహుహుహు. హ్మ్. హ్మ్. హుహుహు. హుహుహుహు. అయ్యో! మరెలా చేసారండి?
ఆ! అదే. మరి చూడండి. థర్డ్ ఇయర్‌కొచ్చేసాను. థర్డ్ ఇయర్‌కొచ్చాను ఆహ్, మళ్ళీ ఆ ఫిజిక్స్ పేపర్ ఉంది. మిగతా సబ్జెక్ట్స్ ఉన్నాయి.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే.
అప్పుడు ఇంక ఏంట్రా బాబు! ఇది ఎలాగ నేను ఇగా దీంట్లోంచి గట్టెక్కడం, అసలు ఏమీ లేదు. ఫిజిక్స్ పేపర్ నథింగ్. మా మా తాలూకు ఫ్రెండ్సు వాళ్ళందరూ అన్నారు. "ఏంట్రా? నువ్వు ఇంత బా చదువుతావు. నీ ఫిజిక్స్ ఎందుకు అంత బా ఫోబియా పెట్టుకున్నావు?" ఏమో మరి నాకు తెలీదు. నాకలా ఫోబియా అయిపోయింది. ఆ పేపర్ అంటేనే నాకు కొంచెం టెన్షనయిపోతాను. దాంతో, నేను ఏం చేస్తున్నానో నేను తెలియలేకపోతున్నాను. అంటే వాళ్ళన్నారు, "నువ్వు మిగతా సబ్జెక్ట్‌లు కొంచెం తక్కువ ఆహ్, ఎ ఎక్కువ ఇచ్చి, ఫిజిక్స్ ఎక్కువ వెయిటేజ్ ఇవ్వు" ఆహ్, గొప్ప వాడివే ఫైనల్ ఇయరు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ అప్పుడు ఆహ్, నువ్వు ఫిజిక్స్‌ని తక్కువ వెయిటేజ్ ఇచ్చి, మిగతా వాటికి ఎక్కువే ఏయ తా ఆహ్, మిగతా వాటికి తక్కువ ఇచ్చి వి ఫిజిక్స్ ఎక్కువ వెయిటేజ్ ఇస్తే, మిగతా పోతే ఏమవుతుందండి, అని అన్నాననమాట. వాళ్ళు దానికి, "నీ ఇష్టం బాబు అయితే," నువ్వు అని. అప్పుడు నేనేంటంటే ఆహ్, ఇది ఇదే విధంగా నేను ఒక రూమ్‌లో ఉండేవాడిని. నేను మా నాన్నగారోళ్ళు వేరే చిన్న ఊర్లో ఉండేవారు. నేను రూమ్ తీసుకొని ఆహ్, ఒక ఊర్లో చదువుతుండేవాడిని.
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హుహుహు. ఓకే. హుహు. ఆ! ఆ! హుహు. ఓకే. హుహుహు. ఓకే. ఆహా! సూపర్! సూపర్!
ఆ! అప్పుడు నేనంతట నేను ఆలోచించాను. ఎందుకు నేను ఫెయిల్ అవుతున్నాను, ఎందుకు నా తాలూకా యా ఫెయిల్ అవ్వడానికి కారణమేంటి? ఎందుకు నేను ప్రెజెంట్ చేయలేకపోతున్నాను, సింపుల్ ఆహ్, ఫిజిక్సు అది కూడా
హ్మ్. హ్మ్. మిమ్మల్ని మీరాలో మిమ్మల్ని మీరు కొంచెం ఆలోచింపజేసిందన్నమాట అది. పేపర్.
ఆలోచింపజేసింది. అది నాకు చాలా విషయాల్లో ఉపయోగపడింది. నేరు ఒక బ్ 50 మార్కులకి, 18 మార్కులు అవుట్. 18 మార్క్స్ రావాలి. ఆ 18 మార్క్స్‌లో గూడా, నువ్వు తెచ్చుకోకపోతే ఎలాగా, అని అదే పనిగా నేను ఆలో
హ్మ్. హ్మ్. ఓకే. ఆహాహా! అవును. అవును. ఆలో ఆ ఆలోచించారా మీరు చాలా? ఓకే.
అవును. ఆలోచించాను. దానికి ఏం చేద్దాము, ఎందుకంటే ఫైన్
అసలు దాన్ని ఎ ఎ ఎ ఎలా అధిగమించారు మరి దాన్ని, అసలు మీరు? హ్మ్. హ్మ్.
అదే. అదే ఇక్కడే ఏంటంటే నేను చేసిందేంటంటే, పారలెల్‌గా ఇప్పుడు నేను మే బీఎస్సీ ఫైనల్ ఇయర్ ఎలా చదువుతున్నానో దీనికి కూడా అదే వెయిటేజ్ ఇచ్చానండి. నేను అది తగ్గించలేదు, ఎక్కించలేదు. 2 వెయిటేజ్ సేమ్. రోజు ఫిజిక్స్ అనేది నా బ్ ఆహ్, దే జీవిత వ్యవధిలో ఒక ఒక ప పాఠం అయిపోయింది. అంటే ప్రతిరోజు, నేను ఫిజిక్స్ అనేది చదివేవాడినండి. ఇంకోటేంటంటే, నేను ఆ ఒక్క సబ్జెక్ట్‌కి ట్యూషన్ పెట్టించుకున్న. <smacks lips> ఇంక లాభం లేదని. మిగతా ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్స్‌కి సెపరేట్‌గా 2 ట్యూషన్‌లు పెట్టుకున్నాను. ఈ ఒక్క ఫిజిక్స్‌కి సెపరేట్‌గా మళ్ళీ ట్యూషన్ పెట్టుకున్నానండి.
హుహు. హుహు. ఓకే. హుహుహుహు. ఓకే. <chuckles> ఓకే. హుహుహు. హుహుహు. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. సో, ఏంటంటే ఇంక దీనికి సెపరేట్ పెట్టుకుంటే దీని పైన కొంచెం ఎక్కువ కాన్సంట్రేట్ చేసి, ఇంకా మంచిగా ఆహ్, ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి. కదా!
ఆ! ఇలా ఆ! చెప్పేసాను అది కరెక్ట్. అది దీనికి ఆఖరికి ఇలా 2 ఒక నె చు చూసారా? అలా ఒకే పారలెల్‌గా నడిపాను. ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్స్ అయితేనండి. మళ్ళీ సేమ్ ఈ సబ్జెక్ట్స్ అయితేనేమి. 2 కూడా ఒకే మార్గంలో వెళ్ళి, అవి ఐదు 5 పేపర్స్ అండి. ఇది 1 పేపర్. ఇంకా అనుకున్నట్టుగానే ఫి ఫస్ట్ ఇయర్ కాబట్టి, ముందు అదే ఎగ్జామ్ అవుతుందండి. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అయింది. నిజంగా చాలా బాగా రాసానండి. ఆహ్, మరి ఇంక తిరుగులేదు అననుకున్నాను. <chuckles> ఇంకా ఆ తర్వాత ఒక 1 వీక్ తర్వాత, థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్‌వి స్టార్ట్ అయ్యాయి. ఫైనల్ ఇయర్ కూడా భగవంతుడి దయవల్ల ఆహ్, బాగా చేసేసానండి. అంతే రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ వచ్చిన రోజులు నా ఆనందానికి అవధులు లేవు. <giggles>
హ్మ్. అవును. హుహూహు. ఓకే. హుహు. ఓకే. సూపర్. హుహుహుహు. సూపర్ అండి. <giggles> ఓకే. ఓకే. సూపర్ అండి అసలు. <giggles> అంతే అండి. నిజంగా మీరు పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలితం దొరికింది. ఎందుకంటే మనల్ని మనం అర్థం చేసుకొని, అసలు మనం ఎక్కడ వీక్ ఉన్నాము? ఎక్కడ బా చేస్తున్నాము? ఎక్కడ అసలు మంచి మార్కులు వస్తున్నాయి? ఎక్కడ తక్కువ మార్కులు వస్తున్నాయి? దానికి ఏం చేయాలి? అని మనది మనము అసలు ఆలోచించుకుంటేనే అసలు నిజంగా ముందుకెళ్ళిపోగలం. మీరు చేసింది చాలా మంచి పని. కానీ ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఆహ్, మీ గురించి మీరు ఒక 3 పదాలతో చెప్పాల్సి వస్తే మీరు ఏం చెప్తారు? అని చెప్పేసి ఆహ్, నాకు అడగాలి అనిపిస్తుంది. అంటే ఈ సంఘటన చెప్పారు కదా! ఆహ్, ఎప్పుడైనా సరే నా మీ గురించి అడిగినప్పుడు అంటే నా గురించి ఇది ఇది అని ఒక 3 విషయాలు చెప్పాల్సి వస్తే, ఏం చెప్తారు? మీరు కావాలంటే సంఘటన కూడా చెప్పండి.
ఆ! యాక్చువల్‌గా నా‌నే నాకు ఉన్న నమ్మకం ఏంటంటే? నేను చాలా డిసిప్లేన్డ్ అండి.
హ్మ్. ఓకే.
చా నాకున్న మంచి గుణాలు అది నేను చెప్పుకుంటున్నాను అనొద్దు. కాని ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. నేను చాలా డిసిప్లేన్డ్‌గా ఆహ్, ఉన్నవాడిని. ఎప్పుడు కూడా నా నోటి నుంచి స్ సాధారణంగా అంటే, అది అవతల వాళ్ళు హర్ట్ అవుతారంటే తప్పించి, నేనెప్పుడూ కూడా అబద్ధం చెప్పిన పాపాన లేదండి. ఒకటే చ డిసిప్లేన్‌ని చాలా స్ట్రిక్ట్‌గా పాటించాను. అండ్, అండ్ ఇంకోటేంటంటే, అబద్ధం ఎప్పుడు చెప్పేవాడిని కాదు. ఇంకోటేంటి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండేవాడినండి. స్ట్రెయిట్ ఫార్వర్డే. నాకు నచ్చితే, నేను ముందే చెప్తానండి. ఎందుకంటే, అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్టూరం మేలు. అందుకంటే, మళ్ళీ చివర్లో మనం ఒప్పుకుని, చివర్లో తర్వాత ఆహ్, ఇబ్బంది పడితే వాళ్ళు మనల్ని బాగా బా ఇబ్బంది బాధపడతారు. అందుకోసమే ఒకవేళ ఏదైనా వాళ్ళు హెల్ప్ కోసం వస్తే, నాకు హెల్ప్ ఉంటే ద నా దగ్గర తప్పకుండా ఉంటే, నేను హెల్ప్ చేస్తాను. చ మెయిన్ హెల్ప్ చేయడానికే ఇష్టపడతాను. ఒకవేళ లేకపోతే దండం పెట్టి బాబు క్షమించు, నా దగ్గర హెల్ప్ చేయడానికి నా దగ్గర కూడా ఏమి లేదు. డబ్బు గాని లేపోతే, మరో బుక్స్ గాని ఏమి లేవు, క్షమించు అని చెప్పేస్తానండి. ఇది నాకు బాగా నేర్పిన పాఠాలండి. మంచి ఎందుకంటే ఇది మన పురోగతికి ఎంతో ఉపయోగపడుతుందని నా ఉద్దేశమండి.
హుహుహు. ఉహూ. హుహుహు. ఓకే సూపర్ అండి. హ్మ్. హ్మ్, హ్మ్. ఓకే. హ్మ్, హ్మ్. హ్మ్. అవును. అవును. ఉహూ. హ్మ్. ఓకే. ఉహూ. అవును, అవును. ఖచ్చితంగా అండి. అసలు చాలా బాగా చెప్పారు నిజంగానే. కానీ, మీరెప్పుడైనా, అంటే మీరింట్లో ఉన్నప్పుడు గాని, ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు గాని, లేదంటే మీరు పనిచేసే సమయంలో ఆఫీస్‌లో ఉన్నప్పుడు గాని, మిమ్మల్ని మీరు, అంటే ఎప్పుడైనా విచారించుకున్నారా అంటే, అసలు ఇది నిజంగా నేనేనా? లేదా ఆహ్, నటిస్తున్నానా? లేదా మీరు చేసే పనిలో మీకు సంతోషం ఉందా? లేదంటే ఇతరుల వాళ్ళ కోసం చేస్తున్నానా? అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలాంటి సంఘటనలు ఏవైనా ఉన్నాయా?
ఆ! తప్పకుండా జరుగుతాయండి. ఇప్పుడూ ఆఫీసన్నాక, ఆ వాతావరణం డిఫరెంట్‌గ ఉంటుందండి. ఇల్లు అనేది డిఫరెంట్‌గ ఉంటుంది. ఆఫీస్‌లో మనం మనస్పర్థలొస్తాయి తప్పకుండా. మనం తప్పు చేసినా, చేయకపోయినా. ఒకసారి మనది తప్పవచ్చు. ఒకసారిద వేరే వాళ్ళది తప్పవచ్చు. కానీ, మనస్పర్థలైతే తప్పకుండా వస్తాయి. అలాంటప్పుడు, నేను ఒకళ్ళ మీద ఎవరినైనా సపోజూ తప్పుగా మాట్లాడాననుకోండి, తప్పకుండా నేనాలోచిస్తానండి. అసలు నేను ఈ ఒకళ్ళ గురించి అన్నది కరెక్టేనా? అతను నేను నొప్పిచ్చానా? పొరపాటునేమైనా అన్నానా? అది నిజంగా ఆయన తప్పు చేశాడా? ఆయనలో అసలు నేను కరెక్టా? ఆయన కరెక్టా? అనేది బేరీజు వేసుకుంటానండి. ఒకవేళ నిజంగానే నేను తప్పు చేశాను, నేను తప్పు ఆహ్, స్పీ ఏదో తొందర్లో నేను తప్పుగా మాట్లాడానంటే‌, నాకు ఏ మొహమాటం లేదండి. ఆహ్, ఎవరినైతే పిలిచానో వాళ్ళు పిలిచి, లేపోతే వాళ్ళ దగ్గరికి నేనెళ్ళి, ఆహ్, ఐ యమ్ వెరీ స్వోరీ అని చెప్పేస్తానండి.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హుహుహు. ఓకే. హుహుహు. ఓకే. హ్మ్. ఓకే. హుహుహు.
ఒకవేళ అది నేను తప్
ఓకే. చాలా మంచిదండి ఆ విషయము మీరు చెప్పింది. అసలు మనది తప్పు మనదనిపిస్తే, ఖచ్చితంగా మనము క్షమాపణ చెప్పడం ఆహ్, తగ్గించుకోడం తప్పులేదు అంటరు కదా! తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని. నిజంగా, మీరు మీ మీలో ఉన్నది అది, చాలా మంచి క్వాలిటీ. అండ్ <sniffs> ఇంకోటంటారు కదా! ఎక్కడ నెగ్గాలో కాదెక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడని! నిజంగా. సూపరండి! సూపర్! హ్మ్. చెప్పండి. చెప్పండి.
అదే. అవునండి. అవునండి. కరెక్ట్. అది. ఇంకోటేంటంటే, సపోజ్ అవతల వాడిదే ఆహ్, తప్పు అని నేను భావించి ఫైనల్‌గా నేను కంక్లూడయ్యాననుకోండి. మరి ఆయన్ని నేను సఫర్ చెయను. ఓకే. ఆయనంతటాయన కావ్ రియలైజయ్యి, ఓకే. ఎ నా వల్ల తప్పయింది. క్షమించండి. అనంటే, ఓకే. లేకపోతే నేను వదిలేస్తానండి. ఎందుకంటే, నాగ నాకు నా సాటిస్ఫాక్షనుంది. నేను తప్పు చేయలేదు.
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హుహుహు.
ఆ! అతని వల్ల అయితే అయింది.
హ్మ్, హ్మ్, హ్మ్. ఖచ్చితంగా, ఖచ్చితంగా.
ఆహ్, అది అతని తాలూకా ఇష్టం. ఆయన క్ష సారీ చెప్పడం చెప్తే చెప్పారు, లేకపోతే మానేశారు. నేను సారీ గురించి లీస్ట్ బాదాడు. అయితే నేనెందుకు చెప్తానంటే, నా మనసుకి సాటిస్‌ఫాక్షన్ కోసం. మిగతా వాళ్ళకి చెప్తాను. అదే అతని సాటిస్‌ఫాక్షన్ ఆయనిష్టం. ఆయన చెప్పాలంటే చెప్తాడు, లేకపోతే మానేస్తాడు. లేకపోతే మనసులో ఉంటుంది. కొంతమందికి ఏంటంటే బయటకి చెప్పరు. ఆహ్, కానీ తాను తప్పు తప్పు చేశాని తెలిసినా కూడా బయటకి చెప్పుకోడానికి వాళ్ళకి నామోషి. అలాంటప్పుడు వాళ్ళు ఊరుకుంటారు. ఊరుకున్నప్పుడు ఓకే. లెట్ ఇట్ గో. నో ప్రాబ్లమ్. తర్వాతైన రియలైజ్ అవుతాడతను. మంచేంటో చెడో అనేది తెలుస్తుంది. అది నా ఉద్దేశ్యం. ఆ!
హుహుహు. అవును. హ్మ్, హ్మ్. హ్మ్, హ్మ్. ఖచ్చితంగా అండి. చాలా బాగా చెప్పారసలు నిజంగా. హ్మ్. అసలు మీరు మీ కుటుంబం గాని, స్నేహితులు గాని, కళాశాలలో గాని ఎక్కడైనా సరే పనిలో కాని, మీ గురించి చెప్పిన మాటలు. అంటే మీ లోపల ఉన్న భావనని ఏమైనా ప్రభావితం చేశాయా? అంటే వాళ్ళు ఎలా చెప్పారు? మీరు ఇలా ఉంటారనో, ఇలా ఉంటారు డిసిప్లిన్‌గా ఉంటారు అని చెప్పారు కదా! మీ గురించి వాళ్ళు చెప్పిన మాటలేంటి? లేదంటే వాళ్ళు చెప్పిందాంట్లో, ఏదన్నా మీరు ప్రభావితమై, మిమ్మల్ని మీరు ఆలోచించి, ఆలోచింపజేసి మార్చేసిన సందర్భం అలాంటిదేదన్నా ఉందా?
అవునండి. అలాంటిదేం లేదండి. అంటే, అదీ నేను నా స్వ నా మీదున్న నమ్మకమని మీరనుకోకండి. గానీ, అలాంటి సందర్భం ఎప్పుడు జరగలేదండి. ఎందుకంటే, ఎవరూ వచ్చి, ఆహ్, నన్ను అంటే, మళ్ళీ ఆహ్, నేను చెప్పిందాన్నే వాళ్ళోచ్చి నన్ను కౌంటర్ చేసే ఇది లేదు, జరగలేదండి. నేను నా మీద నమ్మకం ఉంటే, నేనా నమ్మకాన్ని కంటిన్యూ జేస్తానండి. నా నమ్మకం అనేది, నాకు చాలా పరిపూర్ణమైన సంతృప్తినిస్తుంది గాబట్టి, నేను ఎవరు చెప్ ఎవరు చెప్పలేదు, ఒకవేళ చెప్పినా గూడా, నేను రియాక్టవనండి.
హుహుహుహు. హుహుహు. ఓకె. ఓకె. సూపరండి, అసలు సూపర్. అంటే ఉంటారు గదా కొంతమంది, <smacks lips> "అసలు నువ్విలా మా ఇలా ఉంటున్నావు, ఇలా ఉండు, ఇలా చేయొద్దు," ఆహ్, కొన్ని కొన్ని చిన్న చిన్న వాటికి, కొన్ని కొన్ని వాటికి వాళ్ళు చెప్తా ఉంటారు. వాళ్ళకి నచ్చకనో లేదా, మీలో మార్పు రావాలనో తెలీదు గానీ, అలాంటివి చెప్పిన వాళ్ళు ఏమైనా ఉన్నారా మీకు? మీ ఇంట్లో కానీ, లేదంటే మీ ఆహ్, ఉపాధ్యాయులు అలా.
అలా ఆ! మీ ఇంట్లో కరెక్ట్. ఆ! ఆ! ఇంట్లోగ చెప్తారండి, తప్పకుండా చెప్తారు. "ఒరేయ్! నువ్వు మరీ అంత మొండిగా ఉండకు, లేకపోతే మరీ, అంత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండకు. ఎందుకంటే, కొంచెం లౌక్యం నేర్చుకోవాలి. మనుషులన్న తర్వాత, కొంచెం లౌక్యంగా మాట్లాడాలి. ఎక్కువగా అవతల వాళ్ళని బాధ పెట్టేటట్టు గాని, లేకపోతే ఆహ్, వాళ్ళ ఇగో దెబ్బ తినేడప్పుడు గూడ మాట్లాడకూడదు. అ! ఆహ్, కొంచెం లౌక్యం నేర్చుకోవాలి" అనీ, ఇంట్లో వాళ్ళైతే చెప్పేవారండి తప్పకుండ. ఆ! అదేనండి.
హుహుహుహు. <chuckles> ఓకె. హుహుహుహు. అవును, అవును. హుహుహు. హ్మ్, హ్మ్, హ్మ్. చెప్పారు. ఓకె, ఓకె. స్నేహితులు, స్నేహితులు మరీ స్నేహితులు చెప్పేవారా?
స్నే స్నేహితులు లేదండి, అంత వరకూ జరగలేదు.
<chuckles> సో, ఇన్ ఇంట్లో వాళ్ళైతే చెప్పేవారన్నమాట. మరి తగ్గించుకున్నారా అప్పుడు?
చెప్పా. ఆ! నేర్చుకున్నానండి. లౌక్యం నేర్చుకున్నాను.
<giggles> నేర్చుకున్నారు. సూపరండి. అసలదే గదా! మనల్ని మనమర్థం జేసుకొని, మనల్ని మనం అసలెలా మలు మలుచుకుంటున్నాం అనేది, అసలు నిజంగా జీవితమనేది, నిజంగా మీరు చాలా చాలా చాలా మంచి విషయాలు చెప్పారండి మాతో. ఎంత మంచి విషయాలు పంచుకున్నారంటే, ఇలాంటివన్నీ పాటిస్తే, మనల్ని మనం ఎక్కడో చూసుకోచ్చు, మంచి మంచి విధయ విజయాలు సాధించొచ్చు, అనే అంతలాగా, చాలా మంచి విషయాలు చెప్పారు. అసలు మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలండి మీకూ, తప్పకుండా మళ్ళీ మాట్లాడదామండి.
ధన్యవాదాలండి మీక్కూడా.